అయ్యో! కాబట్టి మీరిప్పుడు ఒకళ్ళే స్వతహాగా పనులు చేసుకోడమనేది ఆహ్, ఈ అనుభవం ద్వారా మీకొచ్చిందంటారా?
అక్క ఉండేది. అవును. అవును. స్వతహాగా ఎలా చేసుకోవాలి? అయితే ఒకటి, నాకు హెల్ప్ చేసాడు, పలానాది కావాలి అంటే, ఆహ్, పలానా రోడ్‌లో, పలానా షాపులో, పలానా వ్యక్తుంటారు, ఆహ్, అతన్ని కలువు. హ్మ్. <giggles> అవును. అవును. చాలా విషయాలు అలాగ. నాకలవాటయ్యేంత వరకు, పాపం తను హెల్ప్ చేసేవాడనమాట.
ఆ! ఓహో! దూరాన ఉంటూ కూడా <chuckles> మిమ్మల్ని చూసుకున్నారయితే. మంచి విషయం. హ్మ్. ఓకే. ఓహో!
హ్మ్.
ఆహారపు విల్ ఆహ్, విషయాల్లో గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ విషయాల్లో ఏమన్నా మారిందా? ఎందుకంటే, ఇప్పుడు కలిసి తింటూ ఉంటాము, కొన్ని ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్ అనేవుంటాయి, ఇప్పుడన్నయ్య లేనప్పుడు, వాటిని తిననని గానీ, లేదా ఇద్దరు కలిసి సినిమాలకెళ్ళడం, బయటకి వెళ్ళటం ఉంటుంది గదా! దానివల్ల ఇప్పుడన్నయ్య లేరు కాబట్టి, మీరు తగ్గించేయడం, కొత్త స్నేహితుల్ని ఏర్పరుచుకోడం, అలా అలా ఏం మారింది జీవితంలో?
హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అంటే, ఆహారం విషయానికొస్తే ఏంటంటండీ, ఆహ్, నేనెక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టంగా తినననమాట. పెప్ హ్మ్, మా అన్నయ్యకి ఫాస్ట్ ఫుడ్సంటే ఇష్టం, బలవంతంగా అరిచి కోప్పడి తినిపిచ్చేవాడు నా చేత. <chuckles>
హ్మ్. ఓహో! ఆ! హ్మ్.
అయితే, తను వెళ్ళిన తరవాతా, అసలు ఆ ఫ్రీడమొచ్చేసిందనమాట. నా ఇష్టం, నేనేది కావాలంటే అది తినొచ్చు. <chuckles>
ఓహ్! <giggles> మరెలాంటివెక్కువ తిన్నారు?
ఫాస్ట్ ఫూడ్స్ కాకుండా. ఆ! నాకెక్కువేంటంటే, ఇంట్లో చేసుకునేవిష్టం. ఇప్పుడు పాప్‌కార్నంటే, అవి కూడా ఇంట్లో జొన్నలు తెచ్చుకొని, చేసుకోడం అలా ఇష్టవనమాట నాకు. మొక్కజొన్నలు
ఓకే. ఆహా! అవి కూడా ప్యాకెట్స్‌లో కాకుండా, మీరే తెచ్చుకొని జేసుకుంటారా? మంచి విషయమండి. హ్మ్.
ఆ! నేనే. ఆ! అవును. ఇప్పుడు రకరకాలుగా చేయొచ్చు దాన్ని. హ్మ్. మసాలాలేసి చేయొచ్చొకటి, తర్వాత పౌడరుంటుంది, ఆహ్, టమాటో ట్యాంగో పౌడరు, పాప్‌కార్న్ పౌడరుంటు మసాలా పౌడరు. అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత క్యారమిల్ పాప్‌కార్న్ జేయొచ్చు. షుగర్‌ని క్యారమిల్ చేసి, అందులో ఇవి వేసి, టాస్ చేస్తే క్యారమిల్ పాప్‌కార్నవుతాయి. చాలా టేస్టీగుంటాయి, బటర్ వేస్తే గూడా. రకరకాలుగా హ్మ్. నేన్ మా అన్నకసలు పాప్‌కార్నే నచ్చదు. ఇంట్లో చేయనిచ్చేవాడు కాదు. వాడికసలు హ్మ్. <chuckles>
హ్మ్. ఓహ్! హ్మ్. ఓహ్! మంచి విషయం. హ్మ్. ఓకే. అయ్యయ్యో! <chuckles> ఆ భావోద్వేగాల పరంగా, మీలో ఏవన్నా మార్పు మీరు గమనించారా? అంటే ఒంటరితనం ఫీలయ్యానన్నారు, దానివల్ల గానివ్వండి, ఇప్పుడు అదొక ఓవర్‌వెల్మింగ్ ఫీలింగొచ్చిసిద్ది, ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసి. దాని తరవాత, అతనికేమో చాలా మంచి అవకాశం, కాబట్టి తనతో కూడా మనం మిస్సవుతున్నామని అంతగా చెప్పుకోలేము, కానీ మనం చాలా మిస్సవుతూ ఉంటాము. ఇంట్లో వాళ్ళతో కూడా, అంతగా షేర్ చేసుకోరు కొంతమంది. కాబట్టి మీ విషయంలో, మీరు దీన్ని ఎలా మేనేజ్ చేసారు? భావోద్వేగాల్ని గానివ్వండి, ఏం ఫీలయ్యారు?
హ్మ్. హ్మ్. అవును. అవును. ఆహ్